ఆ! రోడ్ రోడ్డుకసలు చెట్టు కిందంటే ఇంకా అసలు బావుంటుందసలు. ఇంకా చల్లగా ఎంతో చాలా ఆ! ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ చెట్టు కింద అంటేను. అసలు ఆ!
ఇంగద్ అవును బావుంటుంది. మేము అదే ఆళ్లకు మేము అదే అనుకున్నాం. హ్మ్. <giggles> ఆరేను! హుహు. మేము అదే అనుకున్నాం ఆ టైమ్‌లో. ఇంకా ఏ చెట్టు కింద ఆగి చక్కగా చల్లగా పొలాలున్నాయి అటు సైడు చూడడానికి కూడా చాలా బావుంది.
ఆ! ఆ! బ్బా! ఎంత <chuckles> అది చెప్తుంటేనే ఎంతో ఆహ్, సంతోషంగా అనిపిస్తుంది నిజంగాను. ఆ!
అవును. అవును. ఇంకా మేము కూడా ఇక ఆ సమయంలో ఇంకా మేము ఎక్కడున్నాము, ఏంటి ఇంక అదేం చూసుకోలేదు పట్టించుకోలేదు. చాలా బాగా గడిచింది కేక్ కట్ చేసుకున్నాము, తిన్నాము అయిపోయింది. మొత్తం అయిపోతుందన్న సమయంలో మా లెక్చరర్స్ అన్నమాట. వాళ్ళటునించి ఒచ్చారు. అరె! ఏంట్రా మీరిక్ ఆ! ఆ!
ఆ! హ్మ్. ఆ! ఆ! లెక్చరర్ మరి అక్కడే కదా! కాలేజ్ మరి. లెక్చరర్లు అటు ఇటు వెళ్తూ ఉంటారు అది చూసారు.
అవునవును. అవును. వా అవును చూసారు వచ్చారు ఏంట్రా ఇక్కడ అన్నారు? సార్ ఇదిగో ఇలా ఆహ్, ఈ పిల్ల బర్త్ డే. అందుకని ఇంక వీళ్ళిద్దరూ బలవంతం జేస్తే ఇంగ మేము గూడా కేక్ కట్ జేసి మేమందరం ఉన్నాం గదా అందరం వెల్ ఇంట్లో వాళ్ళమే గదా!
ఆ! అవును, అదే. ఆ! ఆ!
ఆ! బయట వాళ్ళుమేవరం లేవు. అందరం మేం క్లాస్‌మేట్స్ అయినా గాని, బంధువులమే అన్నమాట అది.
అందరూ. బంధువులు కూడాను! ఆ చక్కగాను. అదే దానివల్ల ఎంతో చనువుగా ఉంటుంది. చక్కగా అందరూ కా కేక్ కట్ చేసుకొని, అక్కడ ఆహ్, సరదాగా గడుపుదామని ఆ ఒచ్చారక్కడికి. అది. ఆ!
హ్మ్. ఇ అవును. అందులో గమ్మత్తేంటంటే అవును. అందులో గమ్మత్తేంటంటే మా అన్నయ్య కూడా అదే కాలేజ్‌లో జదివాడు 3 సంవత్సరాలు ముందర!
వా! ఆ! <chuckles>
ఇంకా వాళ్ళు, వాళ్ళు ఏం అల్లారు ఈ కథ అక్క ఇక్కడి వరకు బానే ఉంది. మా లెక్చరర్స్ వాళ్ళు మరి కొత్తగా ఒచ్చా కొత్తగా ఒచ్చినట్టున్నారు.
ఆ!

ఆ! తెలుసుకున్నారు. మా నాన్న వాళ్ళొచ్చారు. ఆ! ప్రిన్సిపల్ రూమ్‌కొచ్చారు. ఒచ్చి, మా ముగ్గురు నాన్న వాళ్ళొచ్చి, ఆహ్, "మా పిల్లలే, మా పిల్లల్ని తీసుకొచ్చారండి. మీరు ఆహ్ మాటి మాటికి, అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు, ఎళ్లారనకుండా, అబ్బాయిలు, అమ్మాయిలు కలిసెళ్లారంటే, అది వేరే విధంగా ఒస్తుంది. మా పిల్లలేం తప్పు చేయలేదూ"
ఆ! వచ్చారు. ఆహా! వచ్చన్నీ అది. ఆ! అంతే కదా! చూసేవాళ్ళకి తెలీదు. అది. సమాజం ఏంటంటే, అలాగే అనుకుంటుంది. అందులో బైకు మీద అలా ఒస్తుంటే, వాళ్ళేదో అనేసుకుని ఒసారి చెప్పాలని చెప్పిసారు. కానీ, తరవాతయినా పోనీ తెలుసుకొనుంటారు తర్వాత.
హ్మ్. ఆ! ఆ! అవును. తెలుసుకున్నారు. మా నాన్న వాళ్ళు బాగా అర్థమయ్యే విధంగానే చెప్పారు. <smacks lips> ఎందుకంటే, అందరం అయినోళ్ళమే గదా!
చెప్పారది. ఆ!
ఇక మా పిల్లలే ఈళ్ళందరూ
ముఖ్యంగా అమ్మ నాన్నగారు వెళ్ళి, అంత చక్కగా మాట్టాడంతో, అక్కడ అన్నీ సర్దుకుపోయి. అది. ఆ! సద్దుపాటయింది.
అవును. సర్దుబాటయ్యింది. కానీ మేమట్లది కలలో కూడా అనుకోలేదండి. ఇంత మంచిగా ఆ! ఎంజాయ్ చేసి వచ్చాము, ఈ విధంగా జరుగుతుందని, ఎవరైనా కలలోనైనా <giggles> అనుకుంటారా?
అంతే కదా! ఇంతలాగా అవును. అదే కదా! అదే వ అలా చూసి, ఆహ్, వెళ్ళి చెప్పియడం, అడు అడగకుండా, అక్కడే ఒచ్చడగొచ్చసలు స స సరిపోతుందక్కడ. ఆ! అదైనా చెయ్యొచ్చు. పోనీ మర్నాడయినా పిలిచడగొచ్చు. పోనీ అక్కడిబ్బందున్నప్పుడు. అది.
ఆ! అవును. అవును. అస్సల! అవును. అంత సమయం కూడా ఇవ్వలేదు వాళ్ళు. మేమక్కడి నుంచి ఇక్కడికొచ్చే 30 నిమిషాల్లోనే, ఈ కథంతా నడిచిపోయింది.
అప్పుడే వెళ్ళిపోయిందక్కడికి, న్యూసు. తారాజువ్వలాగా. <chuckles> ఆహ్, బాబోయ్! ఆ!
అప్పుడే వెళ్ళిపోయింది. మాములుగేంటి <chuckles> మరి! మనుషులకి మషాలా ఉండాలి!
మసాలా కోసం ఎదురు చూస్తా ఉంటారు కొంతమంది. అదే. ఆ!
అవును. ఇక అంటే చిన్న చిన్నవున్నాయిలే ఇంక కాలేజ్ డేస్‌లో టూరులకనెళ్ళి, కాళ్ళు చేతులు విరకొట్టుకొని వచ్చాము.
అదే. అదే. చిన్నవే ఇంకా.